ఇప్పుడు నడుస్తున్న ఈ డిజిటల్ ఎరాలో లేకపోతే, డిజిటల్ తరం అనొచ్చు. ఈ కాలంలో అసలు ఇన్ఫ్లుయెన్సర్‌లు, ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్‌లే, అలాగే సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్‌లే, అందరూ ఇన్ఫ్లుయెన్సర్‌లే, అయిపోతున్నారు కదా! ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో అయితే, ఈ ఇన్ఫ్లుయెన్సర్‌లు ప్రేక్షకుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తారంటారు?
హ్మ్. అవునా! అవును. అంటే, చాలా విధాలుగా ప్రభావితం చేస్తారండి. మం కొన్ని మంచి విధాలుగా ఉంటాయి. కొన్ని చెడు విధాలుగా ఉంటాయి. ఏంటంటే, అసలు మీరు చెప్పినట్టు ఈ డిజిటల్ ఎరా స్టార్ట్ అవ్వగానే.
అవునా? ఆ! ఆ!
అంటే, ముందు నుండి ఎవరైతే వీడియోలు ఇలా తరచుగా చేస్తూ పోస్ట్ చేయడం మొదలు బెట్టారో, వాళ్ళకి కొంచెం ఫేమొచ్చేసి, ఇంకా ఏంటంటే, వాళ్ళు రిలేటబుల్ వీడియోస్ ఎక్కువ పెడితే ఏంటంటే, అరె! మనం‌గు మన లైఫ్‌లో కూడా ఇలా అవుతది కదా! మనం ఒక్కళ్ళమే లేము, ఇంకా చాలా మంది ఇలా ఉన్నారని చెప్పి, అలా రిలేట్ అవుతారు వాళ్ళకి. ఎవరైతే ఆ వీడియోస్ చేస్తున్నారో. కాబట్టి, వాళ్ళకి కొంచెం పాపులారిటీ అని పెరిగేసి, ఇంకా వాళ్ళకి పాపులారిటీ పెరిగింది కాబట్టి, ఇంకా సోషల్ మీడియాలో యాడ్స్ గానివ్వండి, ఈ స్పాన్సర్స్‌ప్ స్పాన్ స్పాన్సర్స్‌షిప్స్ గానివ్వండి, వాళ్ళకి ఎక్కువగా వస్తాయి గదా! హ్మ్, ఇంకా ఈ వాళ్ళు కొంచెం ఫేమస్ అయిపోయారు ఇంకా. ఆ! అదే.
హ్మ్. ఆ! అవును. అవును. ఆ! హ్మ్. హ్మ్. ప్రమోషన్సు, అవును. అవును. ఇప్పుడంతా ఈ ప్రమోషన్సు, ఆ తరువాత కొత్త, కొత్త ప్రొడక్ట్‌స్ లాంచ్‌లు ఇలాంటివన్నీ కూడా, జరుగుతున్నాయి కదా! వీటివల్ల కూడా, అసలు నిజంగానే, చాలా వరకు ప్రభావం చూపిస్తుంది అంటారా?
అవునవును. అవునండి. చాలా వరకు చూపిస్తుంది. ఎందుకంటే, వాళ్ళు, వాళ్ళ డైలీ రౌటీ‌న్స్ ఇంకా, కొన్ని రిలేటబుల్ కంటెంట్ కాకుండా, మధ్యలో ఇలా ప్రోడక్ట్‌స్ యాడ్ చేసేస్తారు. ఉదాహరణకి వాళ్ళు ఆహ్, "గెట్ రెడీ విత్ మీ" అని చెప్తారు కొంతమంది. ఆ! ఆహ్, వ్లాగ్స్ ఉంటాయి కదా! గెట్ రెడీ విత్ మీ వీడియోసు! దాంట్లో ఇది ఏసుకున్నా, ఏసుకున్నా అని చూపిస్తారు, మధ్యలో బ్రాండ్ నే‌మ్స్ చెప్తారు గదా! ఆహ్, బ్రాండ్ నే‌మ్స్ అవన్నీ గూడా, వాళ్ళకి ఎప్పుడో అప్పుడు వాళ్ళు వీడియో స్టార్టింగ్‌లో నుండి అయినా లేకపోతే, ఎప్పుడైనా స్పాన్సర్స్ అయ్యి ఉంటారు. కాబట్టే, వాళ్ళ ఆ బ్రాండ్‌ని ఇలా ప్రమోట్ చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే, ఆ బ్రాండ్ పేరు వింటాం గాబట్టి, అది మనకు తెలుసో, తెలియకో, మనం ఆ బ్రాండ్‌ని ఎక్కడైనా షాపింగ్‌కి వెళ్ళినప్పుడు గానీ, లేకపోతే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు చూసామో, మనకి డైరెక్ట్‌గా ఇన్ఫ్లుయెన్స్ అనేది పడిపోతుందండి. ఇప్పుడు ఆహ్, నేను ఇక్కడ వీడియో చూసినా గదా! వీళ్ళు వేసుకున్నారు. నాక్కూడా మంచిగానే ఉంటాదేమో! అని అది కొందామని ప్రయత్నిస్తారు.
ఆ! హ్మ్. అవును. ఆ! ఆ! అవును. ఆ! ఆ! అవును. ఆ! ఆ! హ్మ్. అవును. షాపింగ్ చేసేటప్పుడు. హ్మ్. ఆ! ఎందుకంటే అవును. అవును. అదీ కొంతమంది ఎట్లా అంటే, వాళ్ళ తాహతకి తగకపోయినా కూడా అంటే, వీళ్ళూ ఆహ్, ఫైనాన్షియల్‌గా ఇప్పుడు 2,000 పెట్టగలరు అనుకోండి బడ్జెట్. వీళ్ళ రొన్ వీళ్ళ బడ్జెట్ 2,000 అయితే ఈ ఇన్‌ఫ్లూయెన్సర్‌ల ప్రభావం వల్ల, 3.000 6,000 కొనడానికి కూడా సిద్ధమైపోతున్నారు. ఇది అసలు ఎంత వరకు కరక్ట్ అంటారూ?
హ్మ్. అవునండి మీరు చెప్పింది. అసలూ మీరు చెప్పింది నిజమే. అది చాలా బాధాకరం. అంటే ఇప్పుడూ ఉమ్ మీరన్నట్టు, ఒకా బడ్జెట్ పరిమితంగా ఉంటే, మనం ఆ బడ్జెట్‌లో గాకుండా, ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ప్రమోషన్స్ వల్ల, ఇంక ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏంటంటే, ముందు మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు గదా! అబ్ వీళ్ళూ ఆహ్, చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఏంటంటే, ఇంకా ప్రేక్షకులూ అరే! వాళ్ళకు గూడా నాదగ్గర ఉన్నంతనే పైసలు ఉన్నయి. కానీ, వాళ్ళు అది గొన్నారు గదా! నేనెందుకు గొనుక్కోద్దని గొనుక్కుంటరు. కానీ, మనం మానల్చ్ ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళకి అవి ఫ్రీగా వస్తయి, ప్రొడక్ట్స్. అవి ఫ్రీగా వస్తయి అదొకటీ, ఇంకోటి ఆ ప్రొడక్ట్‌నీ ప్రమోషన్ చేసినందుకు, వాళ్ళకీ లక్షల్లో పైసలొస్తయి. అంటే ఇంతకు ముందు వరకూ అంటే, ఒక గత 10 ఏళ్ళు ముందు వరకూ
హ్మ్. హ్మ్. అవును. చూసేవాళ్ళు. హ్మ్. ఆ! అవును. ఆ! ఆ! అవును. నిజమే. హ్మ్. హ్మ్.
ఆ ప్రొడక్ట్స్‌నే ఈ సెలబ్రిటీస్ ద్వారా ప్రమోట్ చేయాలంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టాల్సొస్తుండే అండి. అంటే ఎందుకంటే సెలబ్రిటీస్ వాళ్ళ డిమాండ్ ఎక్కువుంటది. కానీ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఏంటంటే కొ వాళ్ళకి కోట్లు ప ఆహ్, ఆహ్, ఇవ్వకున్నా లక్షల్లోనే పనైపోతది. ఇంకా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని చాలా మంది చూస్తారు గదా! రీచ్ గూడా ఎక్కువుంటది. హ్మ్.
ఆ! అవునండి. నిజమే. ఆ! ఆ! అవసరం లేదు. ఆ! కొంతమంది అవును. అవును. అసలు వీళ్ళని అప్రోచ్ అవ్వడం కూడా, ఒక 10000 మంది ఫాలోవర్స్ లేకపోతే ఒక 100000 మంది 2 లక్షల మంది ఫాలోవర్స్ లేతే 1,000,000 ఫాలోవర్స్ ఉండే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గూడా వీళ్ళు ఎలా అయినా తెచ్చుకుంటారు ఫాలోవర్స్‌ని. అంటే పెయిడొ లేకపోతే ఆర్గానిక్, ఇనార్గానిక్ అని ఉంటారు గదా! ఇట్లా తెచ్చుకొని ఈ బ్రాండ్స్‌తోటి కొలబోరేట్ అయ్యి లేకపోతే ఆహ్, ఇట్లా ప్రమోషన్స్‌కి చేస్తే వాళ్ళకి నిజంగానే చాలా డబ్బులు ఒస్తాయి అంటారు. నిజమేనా అండి అది?
హ్మ్. అవునవును. ఆ! హ్మ్. అవును. అంటే కానీ మీరన్నట్టుగా ఇలా పెయిడ్ ఫాలోవర్స్, పెయిడ్ లైక్స్ ఉంటే ఏంటంటే బ్రాండ్స్ గూడా కొంచెం రిసర్చ్ చేస్తాయండి. ఇప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళ పైన డబ్బు ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు వాళ్ళు కూడా జాగ్రత్తగా పడాలి గదా!
హ్మ్. ఆ! ఓకే. హ్మ్. అవునవును. నిజమే. అవును.
కాబట్టి అవి చాలా చురుగ్గా అంటే, ఇప్పుడు ఉదాహరణకి మేకప్ బ్రాండ్స్ అనుకోండి. అది ఎలాంటి వాళ్ళకంటే మెయిన్‌గా ఫీమేల్స్‌కీ. వాళ్ళకిస్తారు. అది గూడా ప్రతి ఒక్క ఫీమేల్‌కీ ఇవ ఇచ్చేయదు. ఇలా డాన్స్ వీడియోస్ చేసే వాళ్ళకి అలా ఇచ్చేయ్యరు. ఇలా మేకప్ పైన వీడియోస్ చేసేవాళ్ళు. ఇంకా లైఫ్‌స్టైల్ పైన చేసే వాళ్ళకి మాత్రమే కొలాబరేషన్ ఇస్తారు. అది గూడా రీచ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి. అంటే జెన్యూన్‌గా రీచ్ ఉంటది కదండీ.
ఆ! ఆ! ఆ! అవును. హ్మ్. ఆ! అంటే కేవలం ఆ! అవునవును.
ఇప్పుడు స్పామ్ అకౌంట్స్ అని ఈజీగా తెలిసిపోతాయి. వాళ్ళు ఒకవేళ ఫాలోవర్స్‌ని కొన్నారో, లేకపోతే వ్యూస్ లైక్స్‌ని కొన్నారో ఆ స్పామ్ అకౌంట్స్ ఈజీగా దొరికిపోతాయి. ఎందుకంటే అది వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఉండరు. ఒకవేళ ఫాలోవర్స్ ఉన్నా గూడా ఆళ్ళు గూడా ఫేక్ ఉంటారు. పోస్ట్‌లుండవు. ఆ! ఎంగేజ్మెంట్ బట్టి అర్థం అయిపోతది. హ్మ్.
ఆ! హ్మ్. ఎంగేజ్‌మెంట్. ఆ! నిజమే. పోస్ట్ ఉన్నా లేకపోయిన ఎంగేజ్‌మెంట్ ఉండదేమో! ఆ! అవును. అయితే ఇప్పుడు నిజంగానే వీళ్ళు ఇంత రిసర్చ్ చేస్తారు. అయితే ఎంతో కొంత కష్టపడాల్సి ఉంటుంది గదా! వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గూడ. లేకపోతే అసలు వాళ్ళకి ఈ ప్రమోషన్‌లు రావు. లేదంటే ఈ కొలాబరేషన్స్ ఆహ్, ఇలాంటివి ఏమి రావు. హ్మ్.
అవునవును. నిజమే మీరు చెప్పింది. అంటే వాళ్ళు ఆ! వాళ్ళు ఖచ్చితంగా కష్టపడి వీడియోస్ తీసుకోవాలండి. అంటే ఇప్పుడు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ గత 3, 4 ఏళ్ళుగా ప్రతిరోజు వీడియో పెడుతున్నాడంటే అది మామూలు విషయం కాదు. మనం ఎంత ప్రయత్నించినా కూడా నార్మల్‌గా సాధారణ మనుషులు
హ్మ్. అవును. ఆ!
వాళ్ళు కూడా ఇన్‌ఫ్లుయెన్సర్‌లా అయిదాం అని ప్రయత్నిస్తే మా అంటే ఒక 2 రోజులు, 3 రోజులు పెడతారు. వీడియోస్ ఇంట్రెస్టింగ్‌గా. దాని తరువాత గ్యాప్ తీసుకొని అదే అదే ఆ కన్‌సిస్టెన్సీ అనేది ఉండదండి. ఇప్పుడు మీకు టాలెంట్ లేకున్నా కూడా కన్‌సిస్టెన్సీ ఉంటే ఏమవుద్దంటే ఈ టాలెంట్‌ని బీట్ జేసేస్తది కన్‌సిస్టెన్సీ. ఇప్పుడు 'సౌరవ్ జోషి' అని ఒక యూట్యూబర్ ఉన్నాడండి. అతను గత మూడేళ్లగా, 3 కాదు, నాలుగేళ్ళగా ఆహ్, నాలుగేళ్లగా ప్రతిరోజూ వ్లాగ్ పెడుతున్నాడు. అసలు వ్యూ వ్యూస్ వచ్చినా రాకున్నా స్టార్టింగ్‌లో ఏది పట్టించుకోలేడు. ఆహ్, అతను సాధారణ మిడిల్ క్లాస్ మనిషి అన్నమాట. హ్మ్. అతనికి స్టార్టింగ్‌లో అసలు సంవత్సరం వరకు ఒక వ్యూసే వచ్చేవి కాదు. ఇలా మాహా అంటే ఆహ్, ఎక్కువ ఎక్కువలో ఎక్కువ వచ్చినాయి 10000 వ్యూస్ ఎంతనో వచ్చి ఉంటాయి. హ్మ్. అయితే ఏంటంటే ప్రతిరోజూ పెడుతున్నాడు కదా! ఏదో ఒక్క ఒక్క వీడియో అయినా వైరల్ అయితే చాలండి వాళ్ళకి ఒక వీడియో నచ్చేసిందనుకో ప్రేక్షకులకి మిగతా పాత వీడియోస్ చూడడం మొదలుపెడతాడు. ఒకవేళ పాత వీడియోస్ కూడా చూసిన 100 మందిలో కనీసం 10 మందికైనా నచ్చిన నచ్చినాయి అనుకోండి...
ఆ! అవును. తగ్గిపోతుంది ఇక. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఓహ్! ఓకె. అబ్బాయి. హ్మ్. హ్మ్. అయ్యా! ఆ! ఆహా! ఓకె. ఆ! ఆ! ఆ! అవును. హ్మ్. ఆ!
ఆళ్ళన్ని వీడియోస్ చూసేస్తారు ఆ 10 మంది. పాత వీడియోస్ మూడు వందలు, మూడు వందల అరవై ఉంటాయి కదా! అవన్నీ చూసేస్తారు. అవన్నీ చూసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ చూస్తరు. ఈ 10 మంది చూడకుండా ఆగిపోరండి వాళ్ళు ఇంకా ఏంటంటే ఇంట్లో పెట్టడం, ఇంట్లో టీవీలో పెట్టడం లేకపోతే ఫ్రెండ్స్ ముందు చూడడం చేస్తారు కదా! దీని వల్ల ఏంటంటే ఫ్రీగా ప్రచారం అయిపోతాది ఇంకా ఎక్కువ చూస్తరు. అయినా ఏంటంటే అసలు ఆగట్లేదు కదా! ప్రతి రోజు పెడతాడు కదా వీడియో. కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అనేది ఎప్పుడో ఒక ఒక రోజు పొందుతారండి. ఇలా అంటే వాళ్ళు కూడా కష్టపడతారు. అదే నేను చెప్పగలుగుతున్నా.
ఆ! అవును. అంటే హ్మ్. అవును. ఆ! ఆ! ఆ! అవును. అవును. ఆ! కరెక్టే. అవును. హ్మ్. నిజమే. అవును, అవును. మీరు చెప్తుంటే నిజంగానే అంత కన్సిస్టెంట్‌గా ప్రతిరోజు ఒక వీడియో షూట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసుకొని ఆ తరువాత అప్‌లోడ్ చేయడం అనేది నిజంగానే అంత ఈజీ ఏం కాదు. మనకు కనపడటానికి చాలా ఈజీగా వీళ్ళది ఏముందిలే ఒక లైట్, ఒక ట్రైపాడ్ స్టాండ్, ఒక ఫోన్ పెట్టుకొని చేసేస్తారు అయిపోతుంది అనుకుంటాం కానీ. కానీ దాని వెనక వాళ్ళ కష్టం అంటే కాన్సెప్ట్‌కి ఆహ్, వాళ్ళు టైమ్ స్పెండ్ చేయాలి. అలాగే షూట్ చేసుకొని టేక్స్ ఉంటాయి మళ్ళీ అందులో. ఒకేసారి అంత సరిగ్గా రాదు కదా! ఇట్లాగా నిజమే అండి. అవును.
ఆ! అదే. అవును. అవునవును నిజమే. ఆహ్, ఇవి ఇవ్వొక ఎత్తైతే ఇంకో ఎత్తు ఏంటంటే, ఈ కామెంట్స్. ఒకవేళ గాని వాళ్లి కామెంట్స్ అంటే ప్రతి ఒక్కళ్ళకి మంచి కామెంట్స్ వస్తాయనే రూల్ లేదు కదా! ఈ సౌరవ్ జోషి వ్లాగ్స్‌కి కూడా ఉదాహరణకు నేను చెప్పాను కదా! అతనికి స్టార్టింగ్‌లో చాలా అంటే మంచి కామెంట్స్ వచ్చేవి చాలా ప్రేమ చూపించారు ఆడియన్స్ అంతా కూడా. కానీ అప్పుడప్పుడు కొన్ని వ్లాగ్స్ ఏంటంటే చాలా హేట్ కామెంట్స్ వస్తాయి. <smacks lips> ఇప్పుడు అతనితోని ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు కొన్ని కోతి చేస్టలు చేస్తారన్నమాట. వాళ్ళు అట్లా చేయడం వల్ల బాడ్ కామెంట్స్ పర్సనల్‌గా వాళ్ళకి కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇతని తిడుతూ ఉంటారు ఎందుకు చేస్తున్నావు అని అట్లా, ఇట్లా అని. ఇవే కాకుండా కూడా అవునవును ఇవే కాకుండా ట్రోల్ పేజెస్, మీమ్ పేజెస్ ఉంటాయి కదా! వాళ్ళు కూడా ఇట్లా కామెంట్స్ చేస్తారు మీమ్స్ పెడతారు. ఆ మీమ్స్ ఏంటంటే వాళ్ళకి ఎలానో అలా చే చేరుతాయి కదా! ఇవన్నీ కూడా తట్టుకోగలగాలి అంటే కొంతమంది ఏంటంటే చిన్న, చిన్న కామెంట్స్‌కే వాళ్ళు చాలా ఫీల్ అయిపోయి ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసి మొత్తం హ్మ్. అప్‌సెట్ అయిపోయి నెక్స్ట్ కంటెంట్ మొత్తం దీని గురించే ఉంటది. నా మీద ఇట్లా కామెంట్ చేస్తున్నారు కదా! నేను ఈ యాక్షన్ తీసుకుంటా ఈ యాక్షన్ తీసుకుంటా అని. అంటే
హ్మ్. ఆ! అవును. ఆ! ఓకె. ఆ! ఆ! అవునవును. హ్మ్. ఆ! ఆహా! అబ్బా! ఇవన్నీ అవును. ఇవన్నీ తట్టుకోవడం. హ్మ్. ఆ! హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును అప్‌సెట్ అయిపోయి. హ్మ్. ఆ! ఓకె. ఆ! అవునవును. నిజంగానే అండి. నేను గమనించాను అన్నమాట. ఇలాగ ఈ నెగెటివ్ కామెంట్స్ గురించి అంటే చాలా మంచి కంటెంట్ ఇస్తూ ఉండి తర్వాత ఒక్కసారిగా ఈ నెగెటివ్ కామెంట్స్ మీద రెస్పాండ్ అయ్యి, ఇంకా ఆ తరువాత వాళ్ళ డైరెక్షన్ మారిపోతుంది. కంటెంట్ డైరెక్షన్. అవునవును. అవును, నిజమే.
హ్మ్. అదే అదే. వాళ్ళ గ్రాఫ్ మొత్తం కింద పడిపోతది దెబ్బకి ఇట్లా. ఇంకెవరు చూడడానికి కూడా ఇష్టపడరండి. అంటే జెన్యూన్‌గా ఇష్టమున్న ఆడియన్స్ ఉంటారు. హ్మ్ వాళ్ళకి వాళ్ళు ఎట్లాగో చూడరు ఈ నెగెటివ్ కామెంట్స్ అన్నీ చూసినా కూడా ఇగ్నోర్ కొడతారు. ఏంటంటే వాళ్ళు రెస్పాండ్ అయినారు వాళ్ళు రెస్పాండ్ అయినాక ఆ వీడియోని చూస్తే వాళ్ళకి కూడా అర్థమైతది అరే ఆహ్, ఆడియన్స్ ఇట్లా కూడా ఉన్నారు అంటే వీళ్ళంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కొన్ని విధాలుగా మన్ కరెక్టే చెప్తున్నారు గాని వాళ్ళకి కనిపియొచ్చు. వాళ్ళకి కనిపించడం వల్ల వ్యూ కంటెంట్ వ్యూస్ కంటెంట్ తగ్గిపోతాది ఇంకా వ్యూస్ కంటెంట్‌కి. హ్మ్, కాబట్టి వీళ్ళకి ఆహ్, కంటెంట్ పైన వ్యూస్ తగ్గిపోతే వీళ్ళకి మోటివేషన్ పొయ్యో, కన్‌సిస్టెన్సీ పైన దెబ్బ తింటారు. కాబట్టి మైండ్‌సెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
అవును. హ్మ్. అవును. ఆ! హ్మ్. అవును. తగ్గిపోతుంది. అవును. అవును. హ్మ్. అవును. అవును, అవును. అయితే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఈ ప్రమోషన్‌లు కావచ్చు లేకపోతే, వాళ్ళు స్టైల్ మెయింటెనెన్స్, అంటే ఫ్యాషన్ మెయింటెనెన్స్ కావచ్చు, ఏదైనా గానియండి ఒకసారి ఇది ఆడియన్స్‌కి ఆహ్, లేకపోతే మనకుండే ఫాలోవర్స్‌కి కాస్త రిలేట్ అవుతుంది. అలాగే మంచి జరుగుతుంది అని ఆలోచిస్తే మంచిదంటారా? ఎందుకంటే ఈ రోజుల్లో రకరకాల ప్రొడక్ట్స్ అవార్డ్ అవి ఏంటి అప్రూవ్ అయినాయా లేవా? ఇలాంటిది ఏమి తెలియకుండా కూడా ప్రమోట్ చేసేస్తున్నారు. ఇలాంటి విషయంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది అంటారు?
అవును. అదే. అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ వాళ్ళని అప్రోచ్ అయ్యాక, గుడ్డిగా ఆ బ్రాండ్‌ని నమ్మేసి, ఇంకా పైసలు వస్తున్నాయి కదా! మా ఆడియన్స్‌ని మోసం చేసేయోచ్చు ఈజీగా, అంటే నాకైతే పైసలు వస్తున్నాయి. నేను వాడినా వాడకున్నా వాడతా అని చెప్తే అయిపోతది అని అట్లా చేయకుండా, కనీసం వాళ్ళు వ ఫస్ట్ అయితే, ఆ! ఏదైతే బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తున్నారో ఆ వాళ్ళు జెన్యూన్ బ్రాండేనా? ఇవన్నీ గవర్నమెంట్ అప్రూవ్‌డ్ ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నారా వాళ్ళ ప్రోడక్ట్‌లో. ఆ ఉదాహరణకి ఇప్పుడు చాలా మంది ఫిట్నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వే ప్రోటీన్స్ కానివ్వండి, క్రియేటిన్ మోనో హైడ్రేట్ గానివ్వండి వీటిని ప్రమోట్ చేస్తారు. ఎట్లాంటి బ్రాండ్స్ ద్వారా ప్రమోట్ చేస్తారంటే. ఆ బ్రాండ్స్ అసలు ట్రస్టిఫైడ్ ఉండవు. వాళ్ళకి ఏ సర్టిఫికేట్ ఉండయి. లాబ్ టెస్ట్‌లు కూడా చేసి చేసి ఉండవు. అదే చిన్నపాటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇంకా నేను రోజు ఇదే వాడుతున్నా అని చెప్పి చేస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే చాలా మంచి హై క్వాలిటీ ప్రోటీన్ పౌడర్ అవి వాడతారు. హ్మ్, అంటే ప్రమోట్ చేసే ముందు కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు నిజంగానే ఆ నమ్మేసి అరేయ్! నా ఫేవరెట్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఇది వాడుతున్నాడు కదా! నేను కూడా వాడితే అతనిలా బాడీ చేసేయచ్చు అనుకోని చేశాడొ. కిడ్నీస్ పైన ఇంపాక్ట్ కానివ్వండి, అతను కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ పైన ఇంపాక్ట్ ఉంటది కదా! అప్పుడు వాళ్ళ వాళ్ళకి అట్లా ఇంపాక్ట్ అయితే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ వచ్చి పైసలు ఏమి ఇయ్యడు కదా. ఆ బ్రాండ్ కూడా ఇయ్యదు పైసలు. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు చాలా మంది ఇలా చేస్తున్నారని చాలా మంది మాట్లాడుతారు కూడా ఇట్లా ఓ పలానా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇలా తప్పుడు ప్రమోషన్ చేస్ చేస్తున్నాడు అని చెప్పి వేరే ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతారు. వేరే ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతట్ల ఈయన ఇమేజ్ కూడా పోతాయి కదా! వాళ్ళ ఫేమ్‌ని కాపాడుకోవాలన్నా, వాళ్ళ ఆడియన్స్‌ని జెన్యూన్ ఆడియన్స్‌ని కాపాడుకోవాలన్నా వాళ్ళు కూడా కొంచెమైనా రిసర్చ్ చేయాలి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. ఫార్ములేషన్స్ అవును. ఆ! ఆ! అవును. అవును అవును. ఆ తరువాత హ్మ్. ఆ! అవును. హ్మ్. అవును హ్మ్. అవును. హ్మ్. నేను కూడా వాడతా. ఆ! అవును. అవును, అవును. నిజమే. నిజం. అవును. హ్మ్. హ్మ్. అవును. ఆ! అవును నిజమే. హ్మ్. హ్మ్. ఆ! అవును. ఇది చాలా బావుందండి మీరు చెప్పింది. నిజంగా, కొంత్ కొంచెమైనా సరే, అసలు మాకు ఎలాంటి బ్రాండొచ్చింది, అందులో ఇంగ్రీడియెంట్స్ ఏంటి? దాని వల్ల ఆహ్, మంచి జరుగుతుందా, లేకపోతే ఆహ్, ఏదన్నా నష్టాలు జరుగుతున్నయ్యా? ఇలాంటివన్నీ రిసర్చ్ చెయ్యడం అనేది, చాలా మంచి విషయం. మంచి ఉపాయం గూడా నిజంగా. వీళ్ళు మంచిగా, హ్మ్.
అవునవును. ఆ! ఇవ్వే గాకుండా ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఆహ్, అంటే గాంబ్లింగ్ యాప్స్‌ని బ్యాన్ జెయ్యాలని జెప్పి వాల్ వాళ్ళే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనమాట. ఇప్పుడు గా గాంబ్లింగ్ యాప్స్ పలానా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆ! ప్రమోట్ చేస్తున్నారో, కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సరాల్ ఆహ్, ఇన్‌ఫ్లూయెన్సర్స్ ఎలా తయారయ్యారంటే, వాళ్ళందరూ గాంబ్లింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళని అన్‌ఫాలో గొట్టండి, అన్‌ఫాలో గొట్టండి అంటూ, కంటెంట్ మొత్తం ఇదే. అసలు ఏ కంటెంట్ ఉండదు వాళ్ళది. ఈ పలానా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇలాప్ గాంబ్లింగ్ యాప్స్ ప్రమోట్ జేస్తున్నారంటే జాలు, వా వాళ్ళని తిట్టడము ఇదే జేస్తున్నారు. అరే చేస్తే జేశారు పోనీ. అయ్ ఒక, 2 వీడియోస్ బెట్టినా జాలు. ఆ వాళ్ళు వందలు, వేల వీడియోలు వాళ్ళ పైనే పెడుతుంటే, వ్యక్తిగతంగా తీసుకొని పెడుతూ ఉంటే, అది అసలు ఎలాంటి మంచి ఇమేజ్ ఇయ్యదు ఇది.
హుహు. ఆ! హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఓహ్! ఓకే. అదే. హ్మ్. ఆ! అవును. ఆ! అవును. ఇంక అది హ్మ్. అవును. అవును. అవును. చాలా బావుందండి.
ఆ! అంటే, ఒకళ్ళ పైన పగబడ్డట్టు ఉంటది. <giggles>
అవును. నిజంగానే పగబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టో, లేకపోతే వాళ్ళను ఖచ్చితంగా ఆహ్, కిందకి దింపెయ్యాలి, అన్నట్టు చేసినట్టే ఉంటుంది. అవును. బావుందండి. మీరు చాలా చక్కగా ఇన్‌ఫ్లుయెన్స్ ప్లే ఆహ్, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ప్రేక్షకుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తారు అనే విషయం గురించి, చక్కగా మాట్లాడారు. ధన్యవాదాలండి.
అవునవును. ఆ! అలానే ఉంటది. ధన్యవాదాలు.